హుహు. ఎక్కువ ఏం చేయడానికి ఇష్టపడతారు? వాళ్ళేం ఇష్టంగా తింటారు?
వాళ్ళు వాళ్ళకి రెగ్యులర్‌గా చేసే ఈ మావులుగా అన్నము, కూర, పప్పు, ఇలాంటివి నచ్చవు. వాళ్ళకి కలర్ రైసులు గావాలనమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆర్డరిస్తారు. నాకీ రోజు గ్రీన్ రైస్ గావాలి. నాకు రేపు ఆరంజ్ రైస్ గావాలి అని.
హ్మ్. ఆహా! ఆహా! అంటే అండి మీ ఇంట్లో మొత్తం ఫుడ్ కలరు బిజినెస్ స్టార్ట్ చేసారా? లేదంటే కాయగూరలతోనే ఏదైనా కలరొచ్చేటట్టుగా తయారు చేస్తారా?
<laughs> అలా హ్మ్. ఆ! ఎక్కువ ఎక్కువ శాతం కాయగూరలేనండి. ఎందుకంటే ఇప్పుడు గ్రీన్ రైస్ అనుకోండి వీళ్ళకి ఈ మెంతాకు ఇట్లా ఉంటుంది గదా! మెంతంటున్నాను ఇది పుదీనా, పుదీనా, పుదీనా రైసు ఆహ్, హ్మ్. హ్మ్. పుదీనా రైసు, కొత్తిమీర రైసు ఇట్లాంటివి చేస్తాను. అది ఆరెంజూ రెడ్డు అంటే టొమాటో రైసు. ఇంకా ఇట్లాగా పులిహోరలు చేస్తుంటాను రకరకాలుగా. అట్లా వాళ్ళకి రోజుకొకటి.
హ్మ్. హ్మ్. అవును. ఆ! పొదినాతో మంచి కలరొస్తది నిజంగా. హ్మ్. హుహు. బావుందండి. కొత్తిమీర రైస్ ఎలా చేస్తారు మీరు?
<smacks lips> కొత్తిమీర రైసండి కొత్తిమీరని మామూలుగా ఫ్రెషుగ ఉన్నదాన్ని తీసుకొని బాగా ఆహ్, కడుక్కొని ఆహ్, ఆకుల వరకు అట్లాగా తుంపుకొని
హ్మ్. హ్మ్. వాష్ చేసినప్పుడు ఏమైనా ఉప్పు, పసుపు ఇలాంటివి వేస్తారా లేదంటే డైరెక్ట్ వాటరేనా?
ఆ వాటరేనండి. నార్మల్‌గా వాటరేసి కడిగితే సరిపోతుంది. ఒక్కొక్కసారి సోడా వంట సోడా ఏసి కడుగుతానన్నమాట.
ఓకే. ఓహో! వంట సోడా కూడా పనిచేస్తందా?
హ్మ్. హ్మ్. వాష్ చేయడంలో ఏదైనా క్రిములవి ఉంటే పోతాయంటారు.
ఓకే.
హ్మ్. అవేసేసి ఇంకా ఆహ్, దానికి తగ్గట్టుగా మిరపకాయలు, అల్లము ఇవన్నీ మిక్సీ ఏసేసుకొని మామూలుగా నూనెలో వేయించుకొని హ్మ్. ఆ! కొత్తిమీర అవునువును చేసి అది నూనె కొంచెం నూనె వేసుకొని తగినంత అది వేడయిన తర్వాత ఆహ్, ఇది వేసి పచ్చి వాసన పొయ్యేలాగా కొంచెం వేయించుకోవాలి.
మిరపకాయలు, అల్లం, కొత్తిమీర ఈ 3 పేస్ట్ చేస్తారా? హుహు. ఓకే. మొత్తం కొంచెం ఫ్రై చెయ్యాలి. హ్మ్.
హ్మ్. హ్మ్. ఈ పేస్ట్‌ని. వేయించుకొని పచ్చి వాసన పోయాక ఉడికించిన అన్నాన్ని కలిపేస్తే బావుంటుంది. అందులోకి ముక్కలు నేను
పులావు కొత్తిమీర రైస్ రెడీ అంటారా? అయిపోయింది. హ్మ్.
అంతే. <laughs> దా అంతే దాని మీద గార్నిష్‌గా కొత్తిమీర వేసుకోవచ్చు. అలాగే నేనైతే పిల్లలు గదా ఈ జీడిపప్పులు నట్స్ ఇష్టపడతారు మా పిల్లలు. ఆ! అవి వేయించి చక్కగా నేతిలో వేయించి అవి చల్లి గార్నిష్ చేసి ఇస్తాననమాట.
హ్మ్. ఆహా! తింటారా మంచిదయితే. అవును. ఈ పొదీన రైసు, కొత్తిమీర రైసు అన్నారు కాబట్టి ఇవి ఆరోగ్యానికి కూడా మంచివే. అంటే టేస్టు‌గా కాకుండా హెల్దీగా ఆరోగ్యంగా ఉండడానికి వాళ్ళకి ఇంకా ఎలాంటి ఫుడ్స్ ఇస్తా ఉంటారు?
హ్మ్. అవును. మంచిది. అవును. పిల్లలకి హ్మ్. ఆహ్, ఎక్కువ ప్రోటీను అవి ఇవి అని ఇప్పుడంటున్నారండి. అందుకని నేనెక్కువ ఏం చేస్తానంటే హ్మ్. ఈ పన్నీర్ ఇచ్చేస్తాను. ఆహ్, నేను ఎక్కువ వెజిటేరియనే ప్రిఫర్ చేస్తాను పిల్లలకి. అంటే మేము నాన్ వెజ్ తినము.
ఆహా! అవునవును. హ్మ్. చాలా మంచిదండి. అసలు ఏ గోల లేదు.
హ్మ్. ఈ అవును. అసలిబ్బందుండదు.
నిజంగా.